మనం చూసుకుంటే కనక, మనకి రోజువారీ నోటిఫికేషన్స్ అనేవి చాలా తరచుగా వస్తూనే ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి నోటిఫికేషన్స్ వల్ల మన దినచర్య అనేది మారిపోతూ ఉంటుంది. అంటే, మనం చేయాల్సిన పని కూడా మర్చిపోతాం ఒక్కోసారి చెప్పాలంటే. ఆ నోటిఫికేషన్‌ల రందిలో పడిపోయి, ఏ నోటిఫికేషన్ వస్తుందా, ఎవరు మెసేజ్ పెట్టారా, ఎలా ఉందా, ఇక దాంట్లోనే ఉంటుంది మన ధ్యాస అంతా. చేయాల్సిన పని, చేయబోయే పని కూడా మర్చిపోతూ ఉంటాం. మీకైతే ఇట్లా ఆన్‌లైన్ నోటిఫికేషన్స్ వల్ల మీ దినచర్య అనేది ఎలా మారుతుంది?
అవునండి. హ్మ్. <chuckles> అవునండి. హ్మ్. ఆ! నిజంగానే. ఖచ్చితంగా అండి. ఈ ఆన్‌లైన్ నోటిఫికేషన్సు, ఈ సోషల్ మీడియాస్ అన్నీ వచ్చేసిన తర్వాత ఎలాగ అయిపోయిందంటే, ఇంకొక్క మెసేజ్ వస్తే చాలండి, మనం మంచి నిద్రపోతూ ఉంటాను నేను ఒక్కకొక్కప్పుడు ఎలాగంటే, బాగా ఇంక గాఢ నిద్రలో ఉంటాను 3కి, 2కి. ఏదైనా చిన్న నోటిఫికేషన్ వచ్చినా, ఏదో భూకంపం వచ్చేసినలా గబగబా లేసి ఫోన్ చూసుకొని, ఎవరు చేశారు, ఏం వచ్చిందని, గబగబా లెగిసి చూసుకోవడం అనేది ఈ మధ్య అసల, అంటే ఎందుకు? హ్మ్.
అవును. అంటే, ఆ దానికి మనకి ఎట్లా అయిపోయాము అంటే, నోటిఫికేషన్స్, లేదంటే ఎవరైనా ఒక ఫోన్ చేసారు అంటే, ఆసక్తి ఎలా ఉండి‌ద్దంటే ఏదో సాధించేస్తున్నాము, <chuckles> మనకి ఏదో ఒక బహుమతి వచ్చేస్తుంది, అన్న తీరులో ఉంటుంది.
<chuckles> <giggles> అదే కదా! అలాగే అయిపోతుందండి. అసలు అంటే ఒక ఎలాగంటే దానికి బానిసలు అయిపోతున్నామండి మనం చూసుకుంటే. ఈ 10 నిమిషాలు చార్జింగ్ పెట్టి కూడా ఎలాగంటే, ఇంకా ఏదైనా చిన్న నోటిఫికేషన్ వచ్చినా సెకండ్‌కి ఒకసారి వెళ్లి చూస్తుంటే, ఆ చార్జింగ్ అనేది కూడా ఎక్కడం అనేది, అరే ఏంట్రా! ఇంత చిన్నగా ఎక్కుతుంది అని అనుకుంటూ ఉంటాం కానీ, సెకండ్‌కి ఒకసారి ఫోన్ తీస్తుంటే ఎలాగ ఎక్కుద్దండి చార్జింగ్ అనేది?
అవును. ఎలా ఎక్కిద్ది, <chuckles> నిజమే కదా! అయితే ఇప్పుడు మీరైతే ఉదయం పూట నోటిఫికేషన్స్ లెగవగానే చూస్తారా? లెగిసిన లే లేదు లెగిసిన తరువాత, కాసేపు అలా విశ్రాంతి తీసుకొని, అటు ఇటు వాకింగ్ చేసి, అలా అయిన తరువాత నోటిఫికేషన్స్ చూసుకుంటారా?
నాకేంటంటే ఇంకా అసల పొద్దున్న లెగంగానే ఈ ఫోన్ జూస్తే ఏంటంటే, అసలు రోజంతా ఏ బాగా జరగదు అనే ఒక ఫీలింగొచ్చేసిందండి. అంటే ఒ ఒకప్పుడు నేను అలాగే ఉండేవాడిననమాట. పొద్దున్నే లెగ్గానే ఈ ఫోనే పట్టుకుని, ఏదన్నా కొత్త వీడియోలొచ్చాయా, లేదంటే ఏదన్నా కొత్త సినిమాలొచ్చాయా? అని గానీ ఎవరైనా ఫో మెసేజ్ జేశారా రాత్రెవరన్నా? అని అవన్నీ చూసుకుంటూ ఉండేవాడిని. ఇంక ఆ రోజేంటంటే, పొద్దు పొద్దున్నే లేసి అదే చూడడం వల్ల ఏంటంటే, నాకూ ఈ అంటే రోజనేది మంచిగా జరగకపోడం, అంటే కొంతమందికి అలాంటివుంటూ ఉంటాయి గదండీ! పొద్దున్న లేసి మనం ఏదైతే మొదట మొదలుపెడతామో దానివల్ల గూడా మన రోజనేది బావుంటుందా? బాగుండదా? అని జెప్పేయొచ్చు.
అవును. అంతే ఖచ్చితంగా, మనం లెగడం లెగడంతో ఎలాగైతే లెగుస్తామో ఎంత కాన్సంట్రేషన్‌తో. అయితే ఎంత మంచి ఫీలింగ్‌తో లెగుస్తామో, ఇక రోజంతా అదే ఉండిద్దండి. మనం లెగడం లెగడం తోనే కాస్త చికాకుగా ఏవైందో అన్నట్టుగా లేచామనుకోండి, ఇక అదంతా ఇంపాక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా.
అదే గదా! అదే గదా! నిజంగానే. <chuckles> ఆ! ఖచ్చితంగా. ఇంక నాకు గూడా అలాగే ఉండేదండి. ఈ ఫోన్ వాడ రాత్రి గూడా ఏంటంటే, ఆహ్, మనము త్వరగా పడుకొనేద్దామని అని అనుకుంటాం. కానీ ఒక్క రీలని మొదలుపెడతామండి. అది ఎలా 2 గంటలయిద్దా, 3 గంటలయిద్దా, వేలనేది తిమ్మిరెక్కిపోతు ఉంటది గానీ, మనం స్వైప్ జేయడమనేది ఆపమండి, అది జూసుకుంటే.
నిజమే కదా! అయితే ఇప్పుడు నోటిఫికేషన్స్ మన ఫ్రెండ్స్ చేశారనుకోండి, ఒకలా ఉండిద్ది. రకరకాలుగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఒకలా ఉండిద్ది. ఏదైతే ఈ వాట్సాప్పుల్లో ఈ కుటుంబ సభ్యులకి గ్రూపులుంటాయి చూసారూ, ఇక ఒక్క మెసేజ్ పెట్టారంటే ఆ ప్రవాహం ఆగదు. పుట్టినరోజు ఏదన్నా ఏదన్నా పండగయితే ఇంకా రకరకాల దేవుడి ఫోటోలు, వాళ్ళ ఫోటోలన్నీ పెడుతూనే ఉంటారు. ఇలాంటప్పుడు నోటిఫికేషన్స్‌ని ఆఫ్‌లో పెట్టుకుంటారా, లేకపోతే అసలు ఎట్లా జేస్తారు? ఎలా మేనేజ్ చేస్తారు?
హ్మ్. హ్మ్. <giggles> నిజంగా అండి. <chuckles> అదేగా. అవునండి. ఖచ్చితంగండి. ఏంటంటే, ఈ ఫ్యామిలీ గ్రూప్స్‌లో ఎలా ఉంటాయంటే, ఈ ఇంపార్టెంట్ అంటే ఏదైనా విషయమనేది ఇంపార్టెంటనేది చాలా తక్కువుంటుందండి మనకీ. బాగా ఇంకా అంటే వాళ్ళు పెట్టంగానే మనం రియాక్టవ్వాలి అనేది ఏమి ఉండదు. ఈ గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు గానీ, లేదంటే ఎవరికైనా పుట్టిన రోజు శుభాకాంక్షలు, అవే ఎక్కువుంటుంటాయి మనం జూసుకుంటే. కాబట్టి నోటిఫికేషన్స్ ఆహ్, నేనెప్పుడూ ఆ ఒక్క గ్రూప్‌కి మాత్రం నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేసేసుకుంటానండి. కానీ కొన్ని కొన్ని సార్లు ఎలాగంటే అన్ని గ్రూప్స్‌కి మనం అంటే అందరూ ఏంటంటే సైలెంట్‌లో పెట్టేసుకోడమూ, లేదంటే ఈ ఏరోప్లేన్ మోడ్సని అలా పెట్టేసుకుంటూ ఉంటారు, ఏదన్నా ఇబ్బంది కలగగూడదని. కానీ నేనేంటంటే, ఏవైతే నాకు అవసరం లేదు అనుకుంటానో వాటి వరకే పెట్టుకుంటాన అనమాట. కొన్ని కొన్ని సార్లు ఈ ఈ ఆఫీస్ సంబంధించిన గ్రూప్స్‌లో వాటిలో ఇంపార్టెంట్‌గా అంటే, సెకండ్‌గొక, ఒక్క సెకండ్‌లోనే రియాక్టవ్వాల్సిన కొన్ని కాల్స్ గానీ, మెసేజెలు గాని ఉంటూ ఉంటాయి గదండీ! వాటికి ఇబ్బందవుతాయి. మనం ఇలాగ గాని నోటిఫికేషన్స్ ఆపేసుకొని ప్రతి ఒక్క దానికి పెట్టుకునుంటే.
అవును. అవును. ఓకే. అవును. ఓకే. అవును. అవును. ఓకే. అయితే ఏంటంటే, కొన్ని కొన్ని సార్లు నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకున్న, లేదు మనసంతా పీకుతూ ఉండిద్ది. ఒకసారి మళ్ళీ మొబైల్ డేటా ఆన్ చేసుకొని చూసుకుందాం. చదువుకునేటప్పుడైతే మరీ ముఖ్యంగాను. అసలు చదువుకుందాం అని శ్రద్ధగా కూర్చుంటామా, ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చిన, లేదు ఇక ఒక సాంగ్ వినబడిన, మనం గూడా ఆ పాట ఒక్కటి విని అలా మళ్ళీ వచ్చేద్దాం. ఇలా రకరకాలుగా మనం దానికి ఏమంటే డిస్‌ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. మీరైతే చదువుకునేటప్పుడు, లేదా ఏదైనా ఒక ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఈ నోటిఫికేషన్స్‌ని ఆఫ్ చేస్తారా? లేదంటే ఎట్లా మేనేజ్ చేస్తారు?
హ్మ్. <chuckles> అవునండి. ఆ! అదే అండి. నిజంగా. నిజంగానండి. మీరు చెప్పినట్టుగా నేను గూడా ఏంటంటే, <smacks lips> నేననే కాదు చాలా వరకు ఇప్పుడు ఎలాగుందంటే పిల్లలు, ఇలా చదువుకుందాం అని చెప్పి అన్ని పక్కన పెట్టేసి వెళ్తారా, వెళ్ళంగానే ఎవరోకళ్ళు మెసేజ్ చేయడం గాని, లేదంటే యూట్యూబ్‌లో ఏదైనా సబ్‌స్క్రైబ్ చేసుకుంటే దాన్ని నోటిఫికేషన్స్ రావడం. అలాంటివి జరుగుతూండంగా, ఇంకా ఈ చదువు అనేది పక్కన పెట్టేసి దానికి డిస్‌ట్రాక్ట్ అయిపోయి మళ్ళీ ఫోన్ పెట్టేసుకొని ఆ 2 గంటలు ఆ చదివే సమయాన్ని కూడా దానికి పెట్టేస్తూ ఉంటారు. నేను ఏంటంటే, ఇంకా నేను కూడా మీరు చెప్పినట్టుగా ఇలాగా నోటిఫికేషన్స్ ఆపేసుకోవడము. ఫోన్ దూరంగా పెట్టేయడము. అసలు ఫోను హాల్లో పెట్టేసి బెడ్‌రూమ్‌లోకేళ్లి ఒక గంట అనుకుంటే, ఆ గంట చదువుకొని వెళ్ళడమే అన్నట్టుగానే ఉంటుంది కదండీ.
అవును. అయితే అండి, కొన్ని కొన్ని సందర్భాల్లో నోటిఫికేషన్స్‌ ఆఫ్ చేయము. ఎందుకంటే మనకిప్పుడు చూశారు నే నోటిఫికేషన్స్‌ను ఆఫ్ చేశామనుకోండి. మనకి క్ ముఖ్యమైనవి కూడా పోతాయేమో, ముఖ్యమైన వాళ్ల మెసేజ్ మనం వెనక్కి పడిపోతుందేమో, అనే భయంలో ఏంటంటే, తప్పని పరిస్థితుల్లో ఆన్‌లో పెడతాము. కానీ దానివల్ల మనకి స్క్రీన్ టైమ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. వాళ్లు మెసేజ్ చేశారా లేదా, చేశారా లేదా అనేది. సో, అట్లాంటి వాళ్ల కోసం మీరు ప్రత్యేకంగా నోటిఫికేషన్ సౌండ్‌ను మార్చుకోవడం కానీ, లేదు అంటే ఇంకేమన్నా ప్లానింగ్స్, ఇంకేమన్నా యాక్షన్స్ చేస్తారా మీరు?
హ్మ్. హ్మ్. అవునండి. అవును. <chuckles> ఖచ్చితంగా అండి. అంటే ఈ ఎక్కువ ఏంటంటే మా రూమ్‌లో <giggles> అంటే నేను బీటెక్‌లో ఉన్నప్పుడు, ఇలాంటివి అంటానమాట. కొత్తగా ప్రేమలో పడిన జంటలు ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారండి. నేను గమనించింది అయితే మాత్రం. అంటే ఎలాగంటే వాడు
<laughs> ఖచ్చితంగా. నిమిషానికి ఒకసారి అండి బాబు. ఇలాంటోళ్లు రూమ్‌లో ఉన్నారనుకో, నిమిషానికొకసారి ఫోన్ మోగిద్ది. వాళ్లు చూడటం కంటే మనకు ఎక్సైట్‌మెంట్. ఏం జరుగుతుందా? ఏం మాట్లాడుకుంటున్నారొ?
<chuckles> చిరాకొచ్చేసి ఏంట్రా? ఏం జరుగుతుంది? అదే అది నిజంగా అండి. మా రూమ్‌లో కూడా ఒకడు ఉండేవాడన్నమాట. వాడు కొత్తగా ప్రేమలో పడ్డాడన్నమాట కొద్దిగా. <chuckles> వాడికి ఎలాగుండేదంటే ఇంకా ఆహ్, త్వరగా చేసేయాలి. మొదట్లో అలాగే ఉండుద్దండి మనం చూసుకుంటే. ఏదైనా కూడా మొదట్లో బాగా ఆసక్తిగా ఉండుద్ది. దాని తర్వాత ఏళ్లు కొందుకి ఏంటంటే
ఓకే. ఏదైనా అండి. నిజంగా చెప్పాలంటే, ఇప్పుడొక సినిమా ఒచ్చింది కొత్తలో. ఆ సినిమాలో పాటలెట్లా వింటాము! తరచుగా వింటూనే ఉంటాము. కొన్ని రోజులకి <chuckles> మళ్ళీ అది పాతైపోతుంది. మళ్ళి కొత్త సినిమాకి
<chuckles> అవునవును. పాత పడిపోతుంది. అదే అదే. అదే అండి. వాడు కూడా ఇంకా అలాగే ఉండేవాడన్నమాట మొదట్లో. "అరే, త్వరగా ఇచ్చేయాలి. రిప్లై అనేది లేట్‌గా ఇస్తే మళ్లీ ఆహ్, ఏమనుకుంటారో" అని అలాగా ఇలాగ అనుకుని, వాడు త్వర త్వరగా ఇచ్చేదానికి, ఏంటంటే అన్నిట్లో కలిసిపోయి ప్రతి నిమిషానికి, ఒకసారి సెకండ్‌కి ఒకసారి "చేశారా? చేశారా?" ఏదైనా నోటిఫికేషన్ సౌండ్ కానీ, వాళ్లే చేసి వాళ్ల దగ్గర నుంచే వచ్చిందా అని చెప్పి, ఓహ్! కంగారు పడిపోతూ ఉండేవాడన్నమాట. దాని తర్వాత ఇంకేం చేశాడంటే, మీలాగా మీరు ఇందాక చెప్పినట్టుగా, ఈ నోటిఫికేషన్ సౌండ్ అనేది మార్చుకోవడము. ఎలా అంటే వాళ్లకేదో పిచ్చుకల సౌండ్ అప్పుడు పికాచు అని చెప్పి ఒకటేదో
నిజంగానే. ఓకే. అవును. అవును.
అలాంటివేవో పెట్టుకునేవాడన్నమాట. ఇంకా సౌండ్ వచ్చిందా? బాత్రూమ్‌లో ఉండేవాడు కూడా మధ్యలో ఆపేసి, స్నానం చేస్తున్నవాడు కూడా మధ్యలో ఆపేసి వచ్చేసి ఆహ్, ఫోన్ చేసేసి, "ఆ! ఏంటి? ఇక్కడికి వెళ్తున్నావా? అక్కడికి వెళ్తున్నావా? ఆహ్, ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు"
<chuckles> నిజంగానే. ఆ ఆసక్తి, ఆతృత ఉంటాయి చూశారు! ఏ విషయంలో అయినా గానీ, కొంతమందికి ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ నోటిఫికేషన్స్‌కి అంతలాగా ఎఫెక్ట్ అయిపోతారు. నోటిఫికేషన్ అనే కాదు, ఆ మనుషులకి వాటిలకి ఎట్లా అయిపోతుంది అంటే వాతావరణం అంతా సరే. వెంటనే రిప్లై ఇవ్వాలి, లేకపోతే ఏమైపోతుందో అనేలాగా అనిపిస్తుంది. నిజమే. అయితే అండి, మీరు ఇప్పుడు కొన్ని కొన్ని యాప్స్ ఉంటాయి. మనకి ఏదైనా ఒక వస్తువు కావాలనుకోండి, ఆన్‌లైన్‌లోనే కొంటున్నాం. అన్నీ కూడా ఇప్పుడు బయటికెళ్లి ట సమయం కేటాయించి ఎవ్వరూ కూడా అంత టైమ్ అయితే వేస్ట్ చేసుకోవట్లేదు. ఫోన్ ఉంది, ఫోన్‌లో ఆన్‌లైన్ ఉంది. ఆన్‌లైన్‌లో ఏది కావాలంటే అది, నొక్కితే ఇంటికే తీసుకొస్తున్నారు గదా!
<chuckles> నిజంగా. నిజంగానండి. అవునవును. <chuckles> నిజంగానండి. హ్మ్. హ్మ్. నిజంగానండి. నిజంగా. హ్మ్. అవునండి.
అ! అలాగా కొన్ని, కొన్ని యాప్స్‌లో మనం ఏదో ఒకటి కొంటానే ఉంటాము. దానివల్లేంటంటే ఇప్పుడు, మనం ఎలాంటి ప్రొడక్టొచ్చినా దానికి రి రిలేటెడ్‌గా ఏదొచ్చినా సరే, ఆ యాప్ ఏంటంటే నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటుంది. ఇదిగో మొన్న మీరు కొనుక్కున్నారు కదా ఫోను కేసు మళ్ళీ ఒచ్చింది, ఇయర్‌ఫోన్సొచ్చాయి, ఫోను పౌచ్‌లొచ్చాయి. ఇట్లా రకరకాలుగా నోటిఫికేషన్స్ ఇస్తుంది. దానివల్ల మనకి అనవసరమైనవి గూడా కొనేస్తున్నాము. మీరు వీటిని ఎట్లా ఖండిస్తారు? అసలు ఇట్లాంటి యాప్స్‌ మీరు వాడతారా?
అవునండి. హ్మ్. అవునండి. <giggles> అదే గదా! అవునండి. నిజంగా. కచ్చితంగా అండి. ఇప్పుడెలాగయిపోయిందంటే, ఈ మార్కెటింగ్ అనేది బాగా ఎక్కువైపోయిందన్నమాట. ఏదైనా మనము ఇప్పుడు నేను కూడా ఏంటంటే రీసెంట్‌గా ఆహ్, ఈ బ్లూటూత్ ఇయర్ బడ్స్ అనేవి ఆర్డర్ పెట్టానన్నమాట. అవి కో అంటే, ఓ ఏదో బిగ్ బిలియన్ డేసో ఏదో వచ్చింది గదండీ! మధ్యలో ఫ్లిప్‌కార్ట్‌లో సంబధించింది. అన్ ఆ! ఫ్లిప్‌కార్ట్ అవునవును. అదే గదండీ! నేను దాంట్లో కొన్నానన్నమాట. కొనిన 10 రోజులకి మళ్ళీ వచ్చిందన్నమాట. ఆహ్, సేమ్ ఫ్రామ్ ద బై అంటే ఏదైతే కొనున్నామో, దానికి సంబంధించినవని జెప్పి ఒకటొచ్చిందన్నమాట. మెసేజొచ్చి ఆహ్, మీరింత కొట్టారు గదా! ఇంకా తగ్గింది ఇది ఆహ్, మీరు మళ్ళీ కొనుక్కోవచ్చు. అలాగా ఇలా పెట్టడం వల్ల ఏమైపోతుందంటే కొన్ని, కొన్ని సార్లు, ఓహో! తగ్గింది గదా! మన ఇంట్లో వాళ్ళకేదైనా పనికొచ్చుద్దిలే, మనమే కొనుక్కొని పెట్టుకోవచ్చులే అని జెప్పి అది పెట్టినంత ఆసక్తితో కొనేస్తున్నామండి మనము. వాడేంటంటే మిగిలిపోయిన పీసులు మన‌కి తోసేద్దాం అని అలాంటివి పెడుతూ ఉంటాడు తప్పా దానివల్ల నిజంగా అండి. అసలు అది కొనిన తర్వాత ఎలాగఉండిదంటే, ఏదో సెకండ్ హాండ్ పీస్ కొని అంటే మనకి అంటే ఎలాగా అంటే ఉంటుందో అనేది అర్థమైపోతుందండి. వాడు పట్టుకుని, ఆ వాయిస్ అనేది అదే గదా!
ఓకే. అవునవును. ప్లిప్ట్ ఫ్లిప్ ఫ్లాపు. అమెజాన్ అన్నిట్లో ఒస్తుందండి. ఇంకా ఇయర్ ఎండ్ కదా! ఓకే. ఆ! నిజమే. నిజమే. ఆ! ఆ! నిజమేనండి. ఇప్పుడు మనకి ఆ! మనం కొత్తగా కొన్నప్పుడు ఎలా ఉండిద్ది. సగం రేటుకి ఇస్తున్నారంటేనే మనం అర్థం జేసుకోవాలి. ఏదో ఒక డిఫెక్ట్ ఉండే ఉండిద్దండి. కానీ కొన్ని, కొన్ని సందర్భాల్లో మనకి కూరగాయలు, లేదా మన నిత్యావసర సరుకులు ఉంటాయి చూసారు అవి రేట్లు తగ్గుతాయి. ఇలా ఆఫరుంది వన్ ప్లస్ వన్ లేకపోతే ఒక కేజీ కొంటే, ఒక కేజీ ఉచితం. ఇలా రకరకాలుగా ఆఫర్స్ పెడతారు చూడండి. అప్పుడైతే నిజంగా ఉపయోగపడుద్దేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు?
అదే కదా! నిజంగా. అబ్బా! అవునండి. అవునండి. అవునండి. జెప్టో అవునండి. అవునండి. నిజంగా. ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా. ఈ మధ్య మనం జూస్తే ఈ స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ అనేవాళ్ళు ఇలాంటి వాటి మీద ఎక్కువ ఈ నోటిఫికేషన్స్ మీదే ఎక్కువ టార్గెట్ జేస్తున్నారండి. మా వాళ్ళ కస్టమర్‌లని. రూ. 9 రూపాయలకే కేజీ బివ వెజిటబుల్స్ ఇచ్చేస్తాం అని చెప్పి, అలాగా ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇస్తున్నారండి. ఇస్తున్నారు. ఇస్తున్నారు. అది గాక మనం జూసుకుంటే ఈ స్విగ్గీ వాళ్ళు ఏదైనా కొత్త సినిమా మీమొచ్చింగానే అది పెట్టేసి బిర్యానీ అ బిర్యానీ వాళ్ళని పిలుస్తుంది. <giggles> అబ్బా! తిన్నావా, తినకపోతే బిర్యానీ ఆర్డర్ బెట్టుకో, పాటల్లా బెడతా ఉంటారు. పాటలు లిరిక్స్‌తో బెడతా ఉంటారు. అయి చూడంగానే ఏంటంటే, నిజంగానే ఆకలేస్తుంది కదా! పెట్టుకుందాం అని జెప్పి, ఓపెన్ జేసుకొని పెట్టుకున్న సందర్భాలు కూడా బోలెడున్నాయండి బాబు అసల.
ఓకే. ఓహ్! ఓకే. నిజంగా ఇస్తున్నారట్లయితే. అవ్ ఆ! ఇది నిజం అండి. స్విగ్గీ, జొమాటోలు వాళ్ళు తిన్నావా? తినకపోతే బిర్యానీ ఆర్డర్ జేసుకో ఆ! నిజంగా అండి. అవును. అయితే ఇప్పుడు తినటానికి ఆన్‌లై‌న్‌లో గానివ్వండి, తినేటప్పుడు, లేదు మనకేదైనా వస్తువులు కావాలంటే బాగానే ఉంటుంది. మనకి మనకు మనస్సాక్షికి తెలుసు కాబట్టి ఆకలేస్తుందంటే, ఆర్డర్ పెడదాం లేత లేదు. వాళ్ళు ఎంత టెంప్ట్ చేసినా అది కడుపుకే గాబట్టి ప్రాబ్లమ్ లేదు. కొన్ని, కొన్ని నోటిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడొచ్చే ఆన్‌లై‌న్‌లో, మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్‌లో లోనొస్తుంది. తీసుకోండి. మీకే ఉపయోగపడుతుంది. లేదా మీకు ఇంత ఆఫర్ ఉంది. ఈఎంఐలో ఫ్రిడ్జ్ కొనుక్కోండి, వాషింగ్ మిషన్ కొనుక్కోండి. అవసరం లేనివి కూడాను ఈఎంఐ‌లు, లోన్‌లు అని వాళ్ళ మీద రుద్ది, వాళ్ళని ఇబ్బందుల్లో పడేస్తున్నారు. ఇలాంటి నోటిఫికేషన్స్‌ని ఎట్లా కట్టడి చేయాలంటారు?
హ్మ్. <chuckles> అవునండి. హ్మ్. హ్మ్ ఆహా! నిజంగా అండి. <chuckles> ఆ! నిజంగా‌నే. లోన్‌లు గురించా? ఆ! ఖచ్చితంగా అండి. ఏం ఉమ్ అంటే ప్రతి ఒక్కళ్లకి, నాకనే కాదు, ఈ స్పామ్ అని చెప్పి చాలా వచ్చేస్తున్నాయండి. జంక్ అని, ఈ లోన్స్ అని చెప్పి, "ఎన్ని 25 రూపాయలు, మీకు రూ. 25000 రూపాయలు, మీ లోన్ మీ నెంబర్ మీద అప్లై అయ్యింది. మీకు అప్రూవ్ అయింది. తీసుకోండి. ఇలాంటి నెంబర్‌కి ఐదు వేలు కొడితే మీకా 25000 వస్తాయి" అని చెప్పి, ఇలాంటి మోసాలనేవి చాలా పెరిగిపోతున్నాయండి బాబు అసల. అసలు మన ఇన్ఫర్మేషన్ వాళ్లకెలా ఎళ్తుందనేది అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి ఎళ్తుంది? ఎవడిస్తున్నాడు?
అవును. హ్మ్. ఖచ్చితంగా! అది ఒక్కదానికి మనం ఏదో పొరపాటున ఒకటి కొంటాము. ఈఎంఐలో తీసుకుంటాము. ఇక వాళ్లండి, "మీకు ఇట్లాగా క్రెడిట్ క్రెడిట్ స్కోర్ పెరిగిద్ది, అది తీసుకోండి, ఇది తీసుకోండి" అని రకరకాలుగా మనుషుల్ని మానసికంగా కూడా ఇబ్బంది పెడుతున్నారు. మీరేమంటారు అసలు ఇట్లా ఫోన్‌లు చేసే వాళ్లకి? దీనికి ఎలా సమాధానం ఇవ్వాలంటారు?
అదే కదండీ. అబ్బా! <chuckles> అబ్బా! అండి. ఖచ్చితంగా అండి. అసలు వాళ్లు ఎలాగంటే, ఇప్పుడు మీకెలా వచ్చింది నా నెంబరు? మీకా ఎందుకు చేస్తున్నారు అలాగా? తెలియనోళ్లకి ఎలా చేస్తారు? నా నేనసలు ఏం పెట్టలేదు కదా! ప్రతి ఒకటి ప్రశ్నించాలండి. లేదనుకోండి, వాళ్లు తిరిగి, తిరిగి చేస్తూనే ఉంటారు. మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. మనం ఏంటంటే, "ఓహ్! అవునా?" అంటే కొత్ కొంతమందికి పల్లెటూర్లో ఉండేవాళ్లకి కానీ, కొద్దిగా వీటి మీద అవగాహన లేని వాళ్లు ఏంటంటే, "ఓహో! నిజంగా మా కొడుకో ఎవరైనా పెట్టేసరేమో లోను, అప్రూవ్ అయిపోయిందేమో, వాళ్లేమైనా అంటారేమో తీసుకోకపోతే" అని చెప్పి, ఇలాంటి 5000 కట్టేసిన సందర్భాలు కూడా చాలా చూస్తున్నాం అండి ఈ మధ్య. తెలివిగా స్కాములు అనేవి చేసేస్తున్నారండి. అసలు ఎంత తెలివిగా చేస్తున్నారంటే, అబ్బో! బాగా ఈ పెరిగిపోయినయి. అదే కదా!
అవును. అవును. నిజంగానే అండి. అవును. ఫోన్ చేసి ఓటీపీ చెప్పండనో, లేదు అంటే వాళ్లకి ఇట్లా ఊరికే సరదాగో, "మేము ఇట్లాగా మీ అబ్బాయి చెప్పారనో" ఏదో ఒక రకంగా మనల్ని అడుగుతారు. మనం మోసపోయి చెప్తూ ఉంటాము. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయిపోతుంది.
<chuckles> నిజంగా అండి. హ్మ్. అవునండి అసల. అంటే ఇది ఇప్పుడు కూడా ఎలాగ అయిపోయిందంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక లింక్ వస్తుంది. అది నొక్కంగానే మొత్తం ఫోన్ హ్యాక్ అయిపోయి మన డబ్బులన్నీ పోవడము. ఇలాంటి లింక్‌లే మన నంబర్‌ని మన నంబర్ హ్యాక్ అయిపోయిన తర్వాత మన అకౌంట్‌లో నుంచి వేరే వాళ్ళకి పెట్టేసి, ఆహ్, ఇలాగా "యాక్సిడెంట్ అయింది. డబ్బులేయండి నాకు" అని చెప్పి నేను పెడుతున్నట్టు ఈ నోటిఫికేషన్ అదే కదండీ!
నిజమేనండి. అవును. అవునండి. నిజంగానే. తెలియకుండానే అన్ని వస్తున్నాయి. ఒక్క ఫోన్ నంబర్ దొరికితే చాలు. ఎలాంటిది కావాలంటే అట్లా విధ్వంసం అనేది సృష్టించేస్తున్నారు. అయితే అండి, ఇప్పుడు మీరు ఇట్లాంటి నోటిఫికేషన్స్ కానివ్వండి, మీకు వద్దు అనే నోటిఫికేషన్స్‌ని ఫోన్‌లో ఆఫ్ చేయాలి అంటే ఏం చేస్తారు? సైలెంట్‌లో పెట్టేస్తారా? లేదంటే ఇంకేమైనా ఫీచర్స్ ఉన్నాయా?
నిజంగా అండి అసలు. హ్మ్. అంటే ఇప్పుడు ఫ్యూచర్స్ సంగతి చూసుకుంటే, మనం ఈ రోజుటికే నాకొద్దు. ఏదైనా కొంతమంది ఎలాగంటే ఆహ్, మిత్రుల మధ్య గానీ, కొత్తగా ప్రేమికుల మధ్య గానీ ఏదైనా గొడవలు వచ్చాయనుకోండి, "ఆ రోజు వరకే మాట్లాడకూడదు నేను వాళ్ళతో" అనుకున్నాం. అన్నప్పుడు ఏంటంటే ఆహ్, ఇన్ని అవర్స్ కనిపెట్టుకోవచ్చండి. సైలెంట్ నోటిఫికేషన్స్ ఫర్ 5 గంటలు, 10 గంటలు, 8 గంటలు, 2 గంటలు, లేదంటే 10 నిమిషాలు అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే, దాని తర్వాత నుంచి మన ఎలాగో వస్తాయి. అప్పటి వరకు మాట్లాడడం రావు కాబట్టి దాని మీదిక మనసు పోకుండా ఆలోచించకుండా ఉంటాం.
ఓకే. ఓహ్! సూపర్ అసలు! నిజంగానే. ఆ! నిజంగానే. గొడవ పెద్దది అయిపోకుండా ఉండిద్ది. ఇప్పుడు గంట సేపు సైలెంట్‌గా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా గొడవ సాల్వ్ అయిపోతుంది కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకా. నిజమే.
నిజంగా. నిజంగా. అయిపోద్ది కదా! <chuckles> నిజంగా అండి. అలా కూడా చేయొచ్చు మనం చూసుకున్నట్టయితే.
నిజంగానే. బావుందండి. చాలా చక్కగా చెప్పారు. మీరు అసలు ఆన్‌లైన్ నోటిఫికేషన్స్‌ని ఎలా కట్టడి చేస్తారో, మీ మీద ఎంత ప్రభావితం చూపిస్తుందో, ఎట్లా వో చేస్తే మనకి మంచి జరిగిద్దో, ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.